50 రూపాయలేసా. ఆహ్, రూ. 50 గ్గూడా ఆ అకౌంట్ డిసేబుల్ జేసింది. అర్థమైయింది నాకు మోసపోతున్నాను అని అర్థమవుతుంది. కానీ మనకు తెలీదు గదా! నిజమా కాదా అని అర్థం గాట్లా. అది
ఆ! అండి. సరిపోయింది. అదేలేండి. అదేలేండి. ఇంకా 50 రూపాయలేగా అని మీరు ఎసారు ఇంకా. చిన్న అమౌంటే గదా! అని.
చిన్న అమౌంట్ అయినా గూడా నాలాగ ఎంతమందండి, మీరు ఇది గమనించలా. ఇప్పుడు తనకి నేను దూరం అయిన ఫ్రెండ్ ఆ! దూరపు ఫ్రెండ్‌నైన నేనే ఒక 50 రూపాయలేసానంటే దగ్గర అతను ఒక 5000 అడిగినా గూడా యేసేస్తాడుగా?
అదేలెండి. చాలా మంది అవునవును, అర్థమైంది. అదే గదండసలు.
ఆ! అదే గదా! తర్వాత ఒరిజినల్ అమ్మాయి అకౌంట్ నుండి మెసేజ్ రిప్లై వచ్చింది నాకు.
అలా మోసపోయారండైతే మొత్తానికి.
చెప్పండి?
అబ్బాబ్బా! ఇలా మోసపోయారండి అయితే మొత్తానికయితే.
అదే గదండీ! తర్వాత ఒరిజినల్ ఆమె రూ. 50 పోగొట్టుకున్నాక అసలమ్మాయి మెసేజ్ జేసింది.
అదేలెండి. అర్ధమైంది అర్థమైంది. బాగుందండస్సలు. షాక్! అదే గదండీ!
తనకి చెప్పే వివరంగాను. నేను గాదు అంటే అది నాకు తెలుసు అర్థమవుతుంది గాని, నువ్వు నీ ఫేస్బుక్‌లో పెట్టుకో, అందరికి నా నుండి ఇలా వస్తున్నాయి అంటే, అవును మేడ్ పెడతాను అని జెప్పి ఇంక సరే అనింది. తర్వాత ఇంగక నేను గూడా ఏందంటే, అంతకుముందు దాకా పబ్లిక్‌లో పెట్టుకోనున్నాను నా అకౌంట్. అందుకని ఇయ్యన్నీ నా డీటెయిల్స్ తెలిసిపోయినయి. తర్వాత నేను ఇంక ప్రైవసీలో పెట్టుకొని, అంటే నేనేమనుకున్నాను ఎవడికో నలుగురిలో నారాయణ ఒకడికి తగుల్తదిలే మనకెందుకొస్తది అనుకున్నా. నెప్పి మన దాకా వచ్చేదాక అర్థం కాదు గదా! మనకు గూడా.
అదేలెండి, అర్థమైంది. అదండీ. అవునండి. అవును. అదే అండి. అదేలేండి, అర్ధమైంది. అదే గదండీ!
ఇంగ నాదాకా వచ్చేదాకా ఇంకా
బావుందండసలు. చాలా అంటే చాలా వివరంగా చెప్పారండి. అసలు సోషల్ మీడియాలో ఒక నిజమైన స్వరాన్ని ఎలా రక్షించాలి? ఏంటి? దానికి కావాల్సిన టిప్స్ ఏం తీసుకోవాలి. అసలు మీ లైఫ్‌లో ఆ సంఘటన అలా చెప్ చాలా బావుందండి. మీతో మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉందండి. ధన్యవాదాలండి.